అవునా? మీ బాబు తింటాడా?
అవును. ఇ ఆ! తింట్ అంటే, కూరల్లోకి లైక్ చపాతీ, రోటీస్ ఇట్లాంటి వాటికి కర్రీ అదే పెడతాననమాట, బీట్రూట్ క్యారట్‌ తోర్ కొంచెం లైట్‌గా, హ్మ్, లైట్‌గా కొంసేపు స్టవ్ మీద, ఒక్క 5 మినిట్స్ కూడా పెట్టను.
రాగా వేస్తారా? లేకపోతే బా బాయిలేమన్నా చేస్తారా? హ్మ్.
జస్ట్ కొబ్బరి కొంచం మగ్గాలి అనే కాన్సెప్ట్ మీద అన్ని కలిపేసి, కొంచెం సాల్టేసేసి, ఇలా, ఇలా అనేసి తీసేస్తాననమాట.
ఉంటే నే నువ్వు జేషినట్టూ మా అమ్మ నాకు చిన్నతనంలోనే చేసుంటే, మేబీ నాకీ అలవాటయ్యేదేమో. మాకలా చెయలేదు గాబట్టి, <chuckles> పెద్దగా ఇలా ఇబ్బంది పడతన్న.
<coughs> అంటే, ఈ రోజుల్లో లేదు. ఈ రోజుల్లో ఆరోగ్యాన్ని గురించి చాలా బాగా చెప్తున్నారు కదా! ఇప్పుడు ఆరోగ్యం చాలా మంది మిస్ చేస్తున్నారు. సరిగ్గా పట్టిచ్చుకోవట్లే అని ఇప్పు‌డు ఒచ్చినా అవేర్‌నెస్‌ని బట్టి, నేను నా బాబు గురించి కొంచమాలోచించాను.
యాహ్! ఎగ్జాక్ట్‌లీ. ఓకే. గుడ్. యాక్చువల్‌గా అదే. నేనేమనుకుంటున్నా అంటే, ఇప్పుడు నువ్వు చెప్పాక నాకర్థమయిందేంటంటే, మా అమ్మ గూడా న్ చిన్నప్పుడే ఇలా హెల్తీ ఫుడ్డంతా అలవాటు చేసుంటే, మాకలవాటయ్యేది. చిన్నప్పుడే, మాకు ఈ చికెన్ ఇవేమీ అలవాటు చెయలే అనమాట. ఎందుకంటే, వాళ్ళు తినేవాళ్ళే, బట్, ఒకానొక టైమ్‌లో మానేశారనమాట. సో, మేమింకా చిన్న పిల్లలం కదా! సో, మాకు కూడా <smacks lips> పెట్టకూడదన్న ఉద్దేశం గాదు. మేము కూడా సరిగ్గా తినలేదన్న లెక్కలో ఓన్లీ ఎగ్గొకటే అలవాటయింది నాకైతే.
హ్మ్. అవును. ఓకే. అవును. అన్ అంటే, మన పెద్దవాళ్ళ అలవాట్లే మనకు కూడా ఒచ్చేస్తాయండి. తర్వాత, తర్వాత మనం మార్చుకునే దాన్ని బట్టే ఉంటుంది కదా! అప్
అవునవును. యాహ్! ఇప్పుడు నేనెఫెక్టయ్యాక, నేను మార్చుకుంటున్నా అనమాట నావన్నీ. యాహ్!
ఆ! ఓకే. ఆహ్, ఏంటంటే, అప్పట్లో ఫో ఫుడ్డనేది చాలా బావుంటుండే. ఆపిల్ కానీ ఇలాని, ఆ టేస్ట్ వేరుంటుండే, న్యాచురల్‌గుంటుండే. ఇప్పుడవలా లేవండి. ఇప్పుడు దాని వల్ల కూడా ఆరోగ్యమనేది ఇంక ఇబ్బందవుతుంది.
అవును. ఇప్పుడంతా కల్తీ అయిపోయిందండి. అవును. ప్రతీది కల్తీ‌న. యాహ్! అంతెందుకిప్పుడు పన్నీరు బయట తెచ్చుకుంటే, అంతా రబ్బర్ లక్కనుంటది. నేనైతే పన్నీరింట్లోనే ప్రిపేర్ చేసుకుంటా అనమాట. కాకపోతే
అవునండి. మంచిది. నేను అవే ట్రై చేస్తన్నాను.

ప్రస్తుతం ఉన్న హడావిడి జీవితంలో చాలా మంది ఆరోగ్యాన్ని పక్కకు పడేస్తున్నారు. కానీ ఆరోగ్యమే మహాభాగ్యం అన్న పెద్దవాళ్ళ మాటని కూడా ఆహ్, పక్కకు పెట్టేసి. రోజువారీ హడావిడి ప్రయత్నాలలో బిజీ బిజీ‌గా తిరుగుతూ ఉంటున్నారు. సో, అలాంటి పరిస్థితుల్లో మీరు మీ ఆరోగ్యానికి సంబంధించి రోజువారీ ఏమైనా కార్యక్రమం, మీ ఆరోగ్యాన్ని గురించి శ్రద్ధ ఏమైనా తీసుకుంటున్నారా?
అవును. హ్మ్. ఆ! తీసుకుంటా. ఎలా అంటే ఇప్పుడు నాకు నేను ఇంతకు ముందు అంతే అనమాట. హెల్త్ నేను పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు. సో, దాని తర్వాత ఏమైందంటే, నేను బాగా ఎఫెక్ట్ అయ్యా. లైక్ హిమోగ్లోబిన్ బాగా లోగా ఉండడం కావచ్చు, నీరసం కావచ్చు, ఇలా చాలా, చాలా ఫేస్ చేసా అనమాట. సో, దాని తర్వాత హ్మ్.
ఓకే. ఓకే. అంటే మీరు తినేవాళ్ళు కాదా అండి. లైక్ స్టార్టింగ్‌లో అలా ఫు ఓకే.
ఆ! లేదు. బాగా స్కిప్ చేసేదాన్ని. అసలు ఈ స్కిప్పింగ్ అనేది ఎలా వచ్చిందంటే, నేను గ్రాడ్యుయేషన్ చదివే టై‌మ్‌లో మాకు ఈ 3 పూటలా రైసే పెట్టేవాళ్ళు. మార్నింగ్ ఏదన్నా టిఫిన్ ఐటెమ్ రైస్‌తోనే చేసేవారు. ఆఫ్టర్‌నూను రైస్. అవును. ఫస్ట్ టైమ్ అప్పుడే హాస్టలు. సో, నాకైతే ఇంకా భరించాం.
ఓకే. ఓకే. అంటే హాస్టల్‌లో ఉండేవాళ్ళా? అవునా. ఓకే అండి. అదే హాస్టల్ ఫుడ్ తినడం కష్టమవుతుంది.
హ్మ్. 3 ఇయర్స్ అవే తిన్నానా. దాని తర్వాత ఇంకా ఇంట్లో నార్మల్‌గా ఈ రోటీ, చపాతీ ఇవన్నీ ఉన్నాయి కానీ ఒకానొక టైమ్‌లో అన్నం మీద విరక్తి వచ్చిందనమాట. మా ఇంట్లో ఆఫ్టర్‌నూన్ లంచ్ పక్కా రైసే ఉంటది. నాకేమో తినబుద్ధి కాదు. సో, ఆకలి ఉంటది కానీ, అది తినబుద్ధి కాదు. సో, అలా అలా స్కిప్ చేసాననమాట. దాని రిజల్ట్ ఏంటి అంటే, హిమోగ్లోబిన్‌లో అయింది. హెల్త్ అనేది కొంచెం బాగా ఖరాబ్ అయిందనమాట. సో, దాని తర్వాత అన్నీ తెలుసుకున్నా.
ఓకే. అవును. ఓకే. అవునండి. ఓ అయ్యో! ఆ! అది మీకు ఎలా తెలిసిందండి? లైక్ మీరు బాగా నీరస పడిపోయారా? మీకు చాలా లో అవుతుంది అనేది.
ఆ! ఆ! యాహ్. అంటే మార్నింగ్ లేస్తాం కదా! లేచినప్పుడు కూడా, ఎంత బాగా నిద్ర పోయినా కూడా, ఇంకా స్లీపీగా ఫీల్ అవ్వడం, కొంచెం నీరసంగా ఫీల్ అవ్వడం, టిఫిన్ తిన్నా కూడా వెంటనే ఎనర్జీ రాదనమాట. టిఫెన్ టిఫిన్ తిన్నాక కూడా నిద్ర పోవాలి ఆహ్, ఆ టైప్‌లో ఉండేది. సో, బ్లడ్ టెస్ట్ చేపించుకోవాలన్నట్టు, నా ఫ్రెండ్స్‌లో ఉన్నారనమాట అంటే కొంచెం డాక్టర్స్. వాళ్ళకి చెప్పా ఇట్లా ఉంటే ఆహ్, టె టెస్ట్ చేపించుకో నీకు తెలుస్తది. ఏమన్నా ఉంటే బయట పడుతది అన్నా లెక్కలో. సో, అట్ అట్లే టెస్ట్ చేపించుకుంటే చాలా లో ఉంది లైక్ 6 అలా ఉండేదనమాట.
అవును. ఓకే. ఓకే. ఓకే. ఓకే. డాక్ అయ్యో! సిక్సా మరి. ఆ! ఓకే. ఇబ్బంది పడి ఉండాలి చాలా మీరు.
ఆ! అదే మాములుగా